సాధారణంగా ప్రతి కుటుంబంలో ఒక రిచ్యువల్స్ అనేవి ఉంటాయి కదా! డైలీ, ఆహ్, ఇలా లేస్తాము ఇలా వంట చేస్తాము. ఈ టైమ్ టేబుల్ ఇలా ఉంటది, దినచర్య అనేది ప్లాన్ చేసుకుంటారు. సో, కుటుంబానికి, కుటుంబానికి డిఫరెంట్‌గా ఉంటది కదా! సో, మీ కుటుంబంలో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఎలా మీరు ప్లా ది దినచర్య అనేది ఉంటదో మాతో షేర్ చేసుకుంటారా?
హ్మ్. నిజంగానె అండి. అంటే కుటుంబం, కుటుంబానికి అయితే డిఫరెన్స్ ఉంటది. అది ఎలా అంటే మనకి పెళ్ళయ్యాకే తెలుస్తదేమో! ముందు అంటే పెళ్ళికి ముందెలా ఉంటది, పెళ్ళి తర్వాతెలా ఉంటదనేది. ఆ! మగవాళ్ళకి అంత అనిపించదేమో గాని నిజంగా ఆడ ఆడవాళ్ళకైతే కంపల్సరీ డిఫరెన్స్ అయితే అనిపిస్తది. ఆ! నాకైతే పెళ్ళికి ముందైతే పెద్ద ఆహ్, <chuckles> అంటే మనమంతా పట్టించుకునే టైప్ కూడా కాదు. ఆ! లేచామా నేను
అవును. ఆడపిల్లలకి తెలుస్తది. అవును. ఖచ్చితంగా. అవునండి. అంటే పట్టించుకోమని కూడా చెప్పేవాళ్ళు కాదు మన పేరెంట్స్. అవును.
అవును. నిజంగా. నిజంగా. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, వెంటనే జాబ్ వచ్చేసింది. ఆహ్, ఎలా అంటే మార్నింగ్ లే ఎళ్ళడం, నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉండేది, అంటే 6-2 అట్లా ఉండేది. ఆ! సో మార్నింగే లేచి వెళ్ళిపోవడం, మళ్ళీ 2 అంటే నేను ఇంటికి వచ్చేసరికి 3 అవుతది. ఆ తర్వాత ఇంకా మనకసలు ఇంట్లో ఏం చేస్తున్నారు ఏమి అసల అదే అనిపిస్తది ఏంటి నేను ఇంత ఆలోచించకుండా ఎట్లా ఉన్నాను పెళ్ళికి ముందు! పెళ్ళి తర్వాత ఇంత ఎలా అయిపోయాను అని. సో పెళ్ హ్మ్.
ఓకే. అవును. అబ్బా! అంటే చ అనిపిస్తదా? అప్పుడు చాలా ఫ్రీగా, ఫ్రీడమ్‌గా ఉండే నా గురించే వేరోళ్లు ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళ గురించి నేను ఆలోచిస్తుంది అని. ఆహ్, ఎప్పుడన్నా అంటే ఆహ్, లోలోపల ఎప్పుడన్నా మీకు ఇది బర్డెన్‌గా అనిపిచిందా?
హుహు. స్టార్టింగ్‌లో <chuckles> స్టార్టింగ్‌లో అయితే అనిపించడం కాదండి, ఎలా అంటే ఏడ్చేయడం కూడా అయిపోయింది. <chuckles>
<laughs> అవునవును. తెలుస్తుంది.
అసలా ఒక చెప్పాలంటే అనకూడదు గాని ఒక 1 ఇయర్ అయితే ఫుల్‌గా ఏడవడమే సరిపోయింది నాకైతే పెళ్ళయిన తర్వాత. <chuckles> ఆ! ఎల్
అంటే అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా అండి మీది?
అరేంజ్డ్ మ్యారేజే.
ఓహ్! అరేంజ్డ్ మ్యారేజ్‌లోనే ఉంటాయి. <laughs> యాహ్!
అరేంజ్డ్ మ్యారేజే. ఆ! అరేంజ్డ్ మ్యారేజ్ ప్లస్ ఏంటంటే ఉమ్మడి కుటుంబం.
ఓకే. ఓకే.
అదీ ఎలా ఉంటదంటే, అత్తగారు, మావయ్యగారు. మావయ్య గారోళ్ళ పేరెంట్స్ గూడా ఉంటారు అమ్మమ్మ, తాతగారు. ఆ! అంటే ఆహ్, ఇప్పుడు లేరు తాతగారు, అమ్మమ్మ. 2 ఇయర్స్ అయింది. ఆహ్, అవును. తర్వాత మ్ నేను చిన్న కోడలిని.
అమ్మో! ఓకే. ఓకే. చనిపోయారా? ఓకే. ఓకే. ఓకే.
ఓహ్! నా మా ముందు అక్క, బావ. సో, ఎలా ఉండేదంటే మార్నింగ్ ఆహ్, నాకైతే <chuckles> అ మాకూ ఒకటుందనమాట. నాకు అది పెళ్ళయ్యాక తెలిసింది. ఎలా అంటే పెళ్ళికి ముందు తెలీదు. పెళ్ళయ్యాక ఏం తెలిసిందంటే, ఆహ్, వాళ్ళు పక్కన ఒక ఫ్లాట్ తీసుకున్నారు. అది ఎందుకు తీసుకున్నారు అంటే, ఆహ్, ఆ ఇంట్లో అంట అవ్ అంటే ఇప్పుడు మా హస్బెండ్ ఉండే రూమ్‍లో కపుల్ ఉండగూడదు.
ఓకే. ఓకే.
ఓకే. కపుల్ ఉండగూడదు. ఇప్పుడు వరకు తను సింగిల్ గదా! సో, కపుల్ ఉండగూడదని తీసుకున్నాము అని చెప్పారు. పెళ్ళయిన తర్వాత చెప్పారు. అంటే పెళ్ళికి ముందు జాయింట్ ఫ్యామిలీ అన్నట్టే అనుకున్నాము. ఇదీ పెళ్ళయిన తర్వాత చెప్పారు. తర్వాతెలా <chuckles> ఉండేదంటే ఆహ్, మేము ఫ్లాట్ తీసుకున్నాం అన్నారు గదా!
కపుల్ ఉండకూడదు. ఓకే. అవును. ఓకే. ఓకే. అవును.
సో ఫ్లాట్ తీసుకుంటే ఇంకా ఉంటుంది గదా ఆడపిల్ల వాళ్ళు అంతా ఫర్నిచర్ అవన్నీ తీసుకురావాలి. ఇవన్నీ ఉంటాయి గదా మనకి కొన్ని. ఆ! అహ్
అవునండి. అవును. అవును. <chuckles> బెడ్డు, డ్రెసింగ్ టేబులు, ఆహ్, ఇంకా కిచెన్ ఐటమ్స్ అవ్వో చాలా ఉంటాయండి. అవును.
హ్మ్. చాలా ఉంటాయి గదా సో అయన్నీ అయిపోయినియి, ఇచ్చారు. అంతా అయిపోయింది ఓకే అనుకున్నప్పుడు, అక్కడేం బాంబ్ బ్లాస్ట్ అయిందంటే ఆ ఇంట్లోకి మేము ఓన్లీ నైట్ ఆహ్, అంటే మా హస్బెండ్ ఆఫీస్ నుంచొచ్చాకెళ్ళాలి. మార్నింగ్ 6 కల్లా మళ్ళీ ఇక్కడికొచ్చేయాలి.
<giggles> అయ్య! అదేంటి అసలు? టూ మచ్ అండి ఇది. మీరు ఒక సెకండ్ ఫీలయ్యి ఉంటారు గదా! హ్యాపీగ. నేను నా హస్బెండ్ హ్యాపీగా ఉంటామనుకున్నారేమో ఫ్లాట్ తీసుకున్నాం అనంగానే. <chuckles>
అదే అసలు మీరు ఎక్కడైనా విను వినుండరు. అంటే, హ్యాపీ అని గూడా అనుకోవాలి నాకు ఇష్టమే అండి. అంటే, కలిసి ఉండటం ఇష్టమే. బట్ నాకు తర్వాత తర్వాత ఎలా అయిందంటే ఓకే. అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు. మనం పెళ్ళికి ముందున్నట్టు అందరూ మనతో బ అలా బావుండరేమో అని, ఎలా అంటే అలా అలా తెలిసింది. ఏంటంటే అందరూ బానే అనిపిస్తదండి. కానీ ఒక్క మా అత్తగారే కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. ఆహ్, ఎలా అంటే హ్మ్. చాలా ఆచారాలు పద్ధతులు నాకేమో అసల వాటి గురించి పెద్ద అవగాహన లేదు. మళ్ళేంటంటే ఆహ్, ఫ్యామిలీ మొత్తం ఫుడీ. ఇంకా వంట వండితేనే ఆడపిల్లలు. లేకపోతే నువ్వు చదువుకో, డిస్టింక్షన్ రా ఏదైనా రా నువ్వు ఆడపిల్ల గాదన్నట్టు బి <smacks lips> అలా చూస్తా చూసేవాళ్ళనమాట మెయిన్.
ఓకే. ఓకే. అవునా? ఓకే. <chuckles> ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే.
సో, మీకిందాక చెప్పినట్టయితే 6 కల్లా వచ్చేయాలి. మా హస్బండ్ షిఫ్ట్ 2-11
అదేంటండి బాబు! అసలు ఏదో హాస్టలులో ఉన్నట్టు. చిన్నప్పుడు రెసిడెన్షియల్ హాస్టల్స్‌లో లేపుతారు <chuckles> గదా! ఆ ఫీలింగొచ్చేసింది నాకు. ఇంత
<giggles> నిజంగా అండి. ఇప్పుడు బై ఛాన్స్ ఏమన్నా నిద్రపట్టి ఒక 6:30. 6 గూడా కాదు. ఆరున్నరకొచ్చినా! ఆ డే అంతా మాట్లాడేవాళ్ళు గాదు. ఆహ్, ఎలా అంటే గిన్ ఆహ్, లేటొచ్చేసి అంటే గిన్నెలన్నీ సౌండ్ చేసుకుంటా, ఇసిరిగొట్టుకుంటా, కొంచెం ఆ ఉంటది గదా! చిరాకుల తెలుస్తది గదా! మనకి ఆహ్! కొంచెం ఏదో తేడాగా ఉంది అని. ఇట్లా స్టార్ట్ అయిందన్నమాట. అంటే ఇంకా ప్రతి చిన్నది కొంచెం నా నా నాకలవాటు లేకో ఏమోగాని! నాకు కొంచెం పెద్దగా కనిపించడం అవన్నీ. ఆహ్, పెళ్ళై వ్ అ
అయ్యో! లేటొచ్చిందనా! అవునవును. ఓకే. ఓకే. యాహ్! ఇవి పెద్దవేనండి. మీకు కనపడ్డంగాదు. ఇవి పెద్ద విషయాలే. ఎందుకంటే, ఇది నార్మల్ కాదు. ఇలా ఏంటంటే, ఒక సైకోయిజం‌గా, నువ్వు ఈ టైంకే రావాలి. ఈ టైంకెళ్లాలి అంటే, ఎవరి లైఫ్ వాళ్ళదండి. ఓహ్! ఇప్పుడు ఓకే.
<giggles> ఈ హ్మ్. ఇంకోటేంటంటే మా పెళ్ళైన టైం వెంటనే మేమొచ్చిన నెక్స్ట్ డే అంటే ఆషాఢం వచ్చిందండి. అప్పుడు ఇది ఉంటది కదా! ఆషాఢంకి ఇది హ్మ్. ఆ! అదయిపోయి వచ్చిన నెక్స్ట్ డే మా హస్బెండ్ మూవీకి తీసుకెళ్ళాడు. ఆహ్, దానికి కూడా ఎలా అంటే మళ్ళీ వచ్చాక మాట్లాడకపోవడం. నాకు బేసికల్‌గా అర్థం కావట్లేదు. ఆవిడెందుకు మాట్లాడట్లేదా అని. అంటే ఇంట్లో
ఓకే. పంపించేస్తారు. అమ్మగారింటికి గదా! ఆ! ఓకే. అంటే జెలసీయా! మీరు ఎంజాయ్ చెయ్యొద్దు. అని ఫీలింగేమో! ఎప్పుడు కొట్లాడుతూ ఉండాలి ఇంట్లో. <laughs>
కా కాదు. ఇంట్లో పిండి రుబ్బుతుంటే హెల్ప్ చేయకుండా సినిమాకెళ్ళిపోయానని కోపం అంటా.
అయ్యయ్యో! అరే! కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు సినిమాలకెళ్ళకుండా ఇంకేం చేస్తారఅసలు అర్థం అంత మాత్రం అండర్‌స్టాన్‌డింగ్ కెపాసిటీ లేదు.
<giggles> సో హ్మ్, హ్మ్. లేదు. అసలు కొత్తగా పెళ్ళి అనే కా కాన్సెప్ట్ అయితే ఆహ్, నాకు స్టార్టింగ్‌లో అనిపిచలేదండి. సీరియస్‌లీ. అంటే వెళ్ళగానే ఎలా అంటే ఒక డైలీ ఒక ఇదొక ఆచారం అన్నట్టు పొద్ది ఈ టైంలోకల్లా ఇది అయిపోవాలి ఇది చేయాలి నువ్వు. అంటే పొద్దున్నే పూజ చేయాలి. సరే పూజ చేస్తాము. ఇప్పుడట్లాగే ఎలా చెప్తారంటే ఇక్కడ చేయాలి, ప్లస్ ఇంకో ఫ్లాటని చెప్పాను చూసారా! ఆ ఫ్లాట్‌కెళ్ళాలి. అంటే ఇక నాకెలా ఉంటదంటే పక్క ఫ్లాట్‌కెళ్ళాలి, పూజ చేయాలి, మళ్ళీ రావాలి. మళ్ళీ పక్క ఫ్లాట్‌కెళ్ళాలి, ఇల్లు ఉడవాలి, మళ్ళీ రావాలి, పక్క ఫ్లాట్‌కెళ్ళాలి ఇది చేయాలి, మళ్ళీ రావాలి. ఇట్లా.
<giggles> ఓకే. హ్మ్. యాహ్! అవును. అంటే అక్కడ సేద తీరడానికి ఉండదా? మధ్యాహ్నం వెళ్ళి న్యాపేసేసి మెల్లిగా ఫోను చూస్తూ హాయిగా?
లే. అహా! అల్ అస్సల. అయి మనం ఒక 10, 5, 15 మినిట్స్ కరెక్ట్ టైంకి రాకపోతే ఫోనొచ్చేస్తది. "ఏంటింక రాలేదు, ఏంటి ఇంక రాలేదు". మీకు ఇంకొకటి ఏంటంటే మేము కో సిస్టర్స్ ఇద్దరం చాలా బావుంటావనమాట తోడికోడళ్ళం.
ఓకే. అబ్బో! అదన్నా ఉంది సంతోషం. యాహ్!
ఆ! అంటే తను పాపం ఏదన్నా మాట్లాడడానికి ఒచ్చినా కూడా ఎంత భయపడతారంటే అంటే తను ఏదో చెప్పేస్తున్నారు నాకు. అంటే వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు అనే
ఓకే. ఆ! నా గురించి మాట్లాడేసుకుంటారు ఇంకా. ఇద్దరొకటయిపోయి నన్ను <chuckles> ప పక్కన పెట్టేస్తారన్నట్టు. <giggles>
అవును. బై చాన్స్ ఏమన్న ఇద్దరం బయటికెళ్ళినా కూడా వెంటనే ఫోనొచ్చేస్తది. "ఎంతసేపు, ఎంతసేపు?" అని.
అంటే తనకి తెలుసు. తను మీకు మీమ్ అంటే త అంటే ఇలా మీకు కోపమొచ్చే పనులు చేస్తారని తనకి తెలిసే చేస్తున్నారు. అందుకే గదా! అంత ఇన్సెక్యూరిటీ ఉండేది.
నా తెలుసండి. తెలుసు, తెలుసు. ఇంక ఇదంతా వర్క్‌అవుట్ అవ్వదని నేను వెంటనే మళ్ళీ జాబ్ వెతుక్కొని జాబ్ అయితే జాయిన్ అయిపోయానండి. అంటే నాకు
అబ్బా! మంచి పని చేసారండి. <giggles>
పీస్‌ఫుల్‌నెస్ లేదు. నేనెట్లా అంటే పెళ్ళికి ముందు 7 సంవత్సరాలు వర్క్ చేశాను గదా! ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుందాంలే. ఆహ్, అంటే పెళ్లి లైఫ్ ఎంజాయ్ చేద్దాంలే అనుకున్నాను. బట్టు
ఓకే. ఆ! బాగా ఎంజాయ్ చేసారు కదా! <laughs>
హ్మ్. <chuckles> అదే. నాకివన్నీ ఇది చేయక నాకు ఇంక జాయిన్ అయిపోయాను. అది కూడా ఎట్లంటే 11-8 షిఫ్టు.
ఓకే. ఓకే. సో ఆల్మోస్ట్ డే అయిపోయినట్టే ఇంకా.
ఆ! మీ కెన్ ఆ! డే అయిపోయినట్టే. బటిక్కడ కూడా ఉంది. పొద్దున్నే 6కి రావాలి గదా! ఆరింటికొచ్చినప్పుడు ఆహ్, నేను కొంచెం వంట చేస్తాను, కాబట్టి టిఫిన్ సెక్షను, వంట సెక్షన్ నాదే. అక్కేమో పై పనులన్నీ చూసుకుండే. పాపం కటింగయన్నీ తనే చేసేస్తదిలెండి. అదే మెయిన్ చెప్పాలంటే.
అమ్మో! <chuckles> ఓకే. ఓకే. ఓకే.
ఆ! అంటే, తనకి వంట రాదు. ఆ! మ సో ఏంటంటే, 11 కల్లా బాక్సెస్ అన్నీ అయిపోయి అంతా చేసుకొని నేను వెళ్ళాలి ఆఫీస్‌కి. ఆ! మళ్ళీ ఎయిట్‌కొ ఎయిట్‌కొస్తాను గదా! ఎయిట్‍కొచ్చిన తర్వాత ఆ! ఎయిట్‍కొచ్చిన తర్వాత మా మావయ్యగారికి ఎక్సర్‌సైజెస్ చేపిచ్చాలి. సరే, అది అది నా నా అంటే, నా వృత్తే కాబట్టి పర్వాలేదనిపించింది. ఆ! అంతా అయిపోయి ఆహ్, మా హస్బెండేంటంటే, 2-11 షిఫ్ట్ అని చెప్పాను గదా మీకు. ఈ మీన్ వైల్ ఇంకా తినేసి ఆహ్, క అంటే తనొచ్చాకే ఎళ్ళాలి మళ్ళీ నేను ఫ్లాట్‌కి. నేను ఒక్కదాన్నే ఎళ్ళకూడదు. అంటే ట్వెల్వ్‌కొస్తాడు. సరే, ఈ లోపు మామూలుగా ఊరికే బెడ్ మీద ఇట్లా పడుకొని అహా! అప్పుడు వంట చేయమనేవాళ్ళు. నైట్ 10కి.
ఓకే. ఓకే. ఓకే. మళ్ళీ కిచెన్లోకెళ్ళాలా? ఓకే. ఓకే. అవును. అవును. ఓకే. అమ్మో! <chuckles> ఓకే. ఓకే. ఓకే. నెక్స్ట్ డే కంటే? నెక్స్ట్ డే కర్రీసా?
అంటే, నెక్స్ట్ డేకి. సో ఆ! నెక్స్ట్ డేకి ఏదోకటి, అంటే ఏదో ఒకటి చెప్తే ఆ టైంలో పప్పు నానబెట్టు. ఆ! 12కి పిండి రుబ్బుదాము. 12కి రాత్రి 12కి. <chuckles> ఆ! హ్మ్. హ్మ్. కానీ నాకు ఇది ఏంటో పెద్ద సెట్టయి అంటే ఆచారాలుంటాయి. అంటే కొంతమంది మార్నింగ్ పర్సనుంటారు. కొంతమంది ఈవినింగ్ పర్సనుంటారు. ఆవిడే న ఈవినింగ్ పర్సనని <lip trill> అంటే, మార్నింగ్ చేసేసుకునే పనులు కూడా ఎట్లా అంటే, రాత్రి 10కి, 11కి చేయమంటారనమాట. న అంటే జాబ్ చేసి వస్తాము. అంటే నేను స్ మళ్ళీ చేసే జాబ్ కూడా స్ట్రెయినయిపోయే జాబు.
ఓకే. ఓకే. ఓకే. నెక్స్ట్ డే టీఫ్ఫిన్స్‌కి అది, ఇది అన్నట్టు. ఓకే. ఓకే. ఓకే. అవును అసలు అవును. ఫిజికల్ వర్క్ ఉంటది కదా! ఏదైనా సరే. అసలెంత కష్టం కొంచెం కూడా, ఆ హ్యుమానిటి వాల్యూస్ లేకుండా ఇష్టం అంటే మీరు ఇంకా కలిసే ఉన్నారా?
అవును. ఆ! అంటే, యాఫ్ పక్క ఫ్లాటైతే తర్వాతేమైందంటే, ఒక 2 ఇయర్స్, 2.5 ఇయర్స్ తర్వాత, నేను కన్సీవయ్యాను. కన్సీవయిన తర్వాతా బాబు, బాబు పుట్టాడు. ఇంక అప్పుడు నాకు ఇట్లా కాదునని నేను మా హస్బెండ్‌కి చెప్పేశా, "అయితే ఇక్కడుంటాను, లేపోతే అక్కడుంటాను. ఇట్లా రొండు కా రొండు పడవల మీదసలు నేనూ ఏ ఇంట్లో ఉంటున్నానో నాకు తెలీట్లేదు. నే అసలు ఇంట్లో ఉంటున్నానో గూడా నాకు తెలీట్లేదు." ఆహ్, నేనైతే ఇట్ల్ ఆహ్, ఇట్లయితే చెయ్యలేను. ఎందుకంటే, అప్పుడొక జాబుండేది నాకు, మళ్ళీ జాబ్ చెయ్యాలి. ఇక్కడ పనులు జెయ్యాలి, అక్కడ పనులు జెయ్యాలి, బాబు పనులు చూసుకోవాలంటే అవ్వదు. ఆ! మళ్ళీ ఎ మళ్ళీ ఇంకొకటేంటంటే, ఇప్పుడు కొత్తగా ఇదీ యూట్యూబ్ ఇవన్నీ ఒస్తున్నాయి గదా! సామాజిక మాద్యం సోషల్ మీడియాలో. ప్రతి సంవత్సరము పండక్కి ఒకటి, ఏదోకటి వాళ్ళు చెప్తూ ఉంటారు గదా! ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఆచారాలు అది ఇది అని. అదన్నీ ఇంక్లూడవుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం మాకు.
ఓకే. అవును. అవును. క చాలా కష్టమవుతది. అవును. అవును. అవును. అవును. <giggles> ఓకే. ఓకే. <chuckles>
సో, ఇంక చెప్పేసి కొంచెం నేను క అయితే, మేమైతే కంప్లీట్‌గా పక్క ఫ్లాట్‌కొచ్చేయడం జరిగిందీ. అప్పుడు నించీ హ్మ్. ఆ! కిచెన్‌తో సహా. ఆహ్, బట్టు అంటే పక్కనే, అండ్ మరీ వ్ ఇది గూడా కాదు గానీ, బట్ కంపేరిటివ్లీ బెటరనిపిచ్చిందండి నాకైతే.
మొత్తం కిచెన్‌తో సహానా? ఓకే. ఓకే. <laughs> చాలా మంచి విషయవండి. ఒక పెద్ద సక్ససనే చెప్పాలి. ఎందుకంటే, అసలు మానసికా ప్రశాంతత లేకున్నా ఎలా ఉంటదండి, ఇంటికీ ఎక్కడైనా సరే బయటేమన్నా ఉంటే ఇంటికొచ్చీ హ రిలాక్సవుతాం. ఇంట్లోనే లేకపోతే ఇంకెక్కడెళ్ళి రిలాక్సవుతామసలు. అట్లీస్టు మీ
బట్ ఈ నిజ్జంగా. నిజంగా. <chuckles> కానీ, పండగలొస్తే కల్స్ కలిస్ కలవాలి, బట్టు మీకు చెప్పా గదా! ప్రతి ఒక్క సంవత్సరం, ప్రతి ఒక్క ఆచారం ఇంక్లూడవుతదనమాట మాకు.
ఆ! పర్లేదులేండి. పండగలంటే 2, 3 డేస్ కష్టపడితే అయిపోతది. దానిదేమిలే. అట్లీస్ట్ మీ హస్బెండూ ఆహ్, స్టాండ్ తీసుకున్నారా ఎప్పుడన్నా? మైక్ మీకు మరీ ఇబ్బంది అయిన సిచ్యువేషన్స్‌లో తీసుకున్నారా?
<giggles> ఆ! ఆహ్, యాక్చల్లీ చెప్పాలంటే, తను ఫస్ట్ నించి సపోర్టివేనండి. అంటే, ఏదన్నన్నా గూడా, అంటే, మరీ యెళ్ళీ అయితే వాళ్ళ మదర్‍ని ఎప్పుడు అనలేదు. అదలా అనాలని గూడా నేననట్లేదులే గానీ, జస్ట్ మనం చెప్పింది అర్థం జేసుకునే తత్వమయితే ఉంది. కొన్ని, కొన్ని సిచ్యువేషన్స్‌లో స్టాండ్ తీసుకొని అడిగిన సేస్ సందర్భాలున్నాయి. ఎలా అంటే, ఆహ్, ఇప్పుడూ ఆడవాళ్ళకీ నెలనెలా ఒచ్చే ప్రాబ్లముంటుంది గదా!
ఓకే. అవును. అవునవును.
ఆ! దానికీ ఎలా ట్రీట్ చేశారని మెయిన్ దెన్ నేను దానికే జాబ్ జాయినయ్యాను. ఆహ్, అంటరానితనంగా, ఒక ఇదిగ, నాకసలు ఇప్పడ వరకు అలాంటిది లేదు. ఆహ్, ఆహ్, అలా ఉన్నప్పుడు గూడా ఇప్పుడు మా తోడికోడలున్నా మీ ఇంటికెళ్ళిపో, ఈ 5 డేస్ రావొద్దు, ఆహ్, లేపోతే
ఓకే. ఓకే. ఓకే. అబ్బా! ఇంకా ఉన్నారా అండి. ఇలాంటి వాళ్ళసలూ? అబ్బా! టూమచ్చసలు.
అయ్యో! ఇప్పడకీ మా తోటికోడలిని ఈ ఫ్లాటుకి పంపిస్తారు, ఏదన్నా పండగలు చేసుకోవాలి అంటే. మాకూ ఫస్ట్ టాబ్లెట్సేసుకోమంటే, నేనైత్ తను వేసుకుంది గానండి, నేనైతే ఆహ్, చెప్పేశాను. నేనైతే వేసుకోను. మీరు ఏమన్నా అనుకున్న. ఆహ్, అలా కొంచెం గొడవలు గూడా అయినియి చెప్పాలంటే, ఎదురుచెప్తున్నా. ఎదురుచెప్పినా ఇంక నేను, నాకు నేను స్టాండ్ తీసుకోదలుచుకున్నాను. హస్బెండ్ గూడా సపోర్టివ్‌గా ఉన్నాడు గాబట్టే. ఆహ్, సో, నాకైతే ప్రస్తుతానికైతే ప్రాబ్లమ్ లేదు. ఏ ఏదన్నున్నా తనే మాట్లాడతాడు మెయిన్‌గా ఇట్లాంటి విషయాలు గూడా. సో
అవునండి. వేసుకోద్దసలు. అవును. చాలా మంచి పని జేశారండి. యాహ్! యాహ్! వెరీ గుడ్డండి. ఇలాంటి టాబ్లెట్సు, ఆ పండగ జేసుకోడమంత ఇంపార్టెంటా? మనా యూటరస్ హెల్త్ ఇంపార్టెంటా? నాకర్థం గాదు. ఆ! <giggles> ఓకే. అదే ఇంక అలాంటివేసుకుంటే ఇంకెంత డామేజవుతది బాడీకసలు.
ఆల్రెడీ సిస్ట్స్ ఒచ్చేసినియండి నాకు. ఏమి చెయ్యకముందే సిస్ట్స్ ఒచ్చేసినియ్యీ. ఇంక టాబ్లెటు నిజంగా. నిజంగా.
యాహ్! యాహ్! అదే. అదే అండి. ఇప్పుడు థర్డ్ పర్సనూ, వీళ్ళు పర్మనెంట్‌గయితే మనతోనుండిపోరు గదా! సో, ఆహ్, హస్బెండ్ బావుంటే చాలు. ఎలాగు మీకు హ్యాపీగా ఫ్యామిలీ పెద్దదయింది. బాబున్నారు. సో, ఇంకా ముందు ముందు, ఇంకా మంచి మంచీ ఆహ్, మంచి మంచి చేంజెసొచ్చి బావుంటదని, ఇంకా బావుండాలని కోరుకుంటున్నాను. ఆహ్, మంచిగా చెప్పారండి మీ కుటుంబంలో జరిగే ఆచారాల గురించి కానియ్యండి, ఎలా మీరడ్జస్టవుతారనే వాటిని. సో, తమ్ చాలా సా హ్యాపీ అండి మీతో మాట్లాడడం. ధన్యవాదాలు.
సపోర్టివే అండి. నా హస్బెండయితే ప్రెజెంట్ సపోర్టివే. <giggles> హ్మ్. హుహు. <giggles> ధన్యవాదాలు.